నిజం. అప్పుడొచ్చారు మీరైతే. ఆ!
రైట్. అప్పుడొచ్చా నేను బయటికి. బయటికొచ్చినప్పుడు నాకు రియలైజేషన్ చిన్నగా తగిలీ నేను ఆ అబ్బాయిని అడగడం మొదలు పెట్టా. ఆహ్, మరీ నువ్వి ఆ! అప్పుడు అన్ని సంవత్సరాలకి. ఆ! 2021లో అడిగాను అనమాట. <sniffs> ఇంత ఇష్టం నేను అంటే నువ్వు క నువ్వు ఇప్పటికీ నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు గదా! నేను అప్పట్లో అప్పట్లో నో చెప్పినా గానీ ఆహ్, మరి నువ్వు ఇంత చేశావు నాకు నే ఎంత ఇది చేశానో ఆ! అంటే ఆహ్, ఇజ్జే అంట్లే నాకు అప్పుడు రియలైజేషన్ రా నే అడుగుతున్నా నార్మల్‌గా. ఆ అబ్బాయి ఏమన్నాడంటే ఆహ్ అవును. అవును. మానసా నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. నేను ఇప్పటికి వెయిట్ చేస్తున్నాను. నువ్వు నువ్వూ ఇది చేస్తావు అని లవ్ చేస్తావు అని నన్ను. అనేసి చెప్పాడు. నేను ఏవన్నా అంటే <smacks lips> సీ నేను నిన్ను ఎప్పుడూ అలా చూడలేదూ. ఐ‌మ్ సో సారీ. నాకు అసల అతని ఫీలింగ్సే లేవు. ఒకవేళ వచ్చుంటే ఆ రోజే నాకు తెలిసేది కదా! నేను ఇప్పుడు మంచి పొజిషన్‌లోనే ఉన్నాను. కానీ ఇంత క్లారిటీలో ఉన్నప్పుడు కూడా నాకు నీ మీద, నాకు నీ మీద అలాంటి ఫీలింగ్ రాలేదు అంటే మళ్ళీ ఎప్పటికైనా వస్తదని అనుకుంటున్నా అని చెప్పి మంచిగానే చెప్పాను నేను. కానీ ఆ అబ్బాయి ఏంటంటే ఆహ్ కొంచెం బాధ పడ్డాడు. ఆహ్, కొంచెం డిస్టెన్స్ మెయింటెయిన్ చేశాడు. అందుకనే తను గూడా ఏంటంటే బ్రొ బ్రోకెన్ హార్ట్ కదా! సో, తను గూడా డిస్టెన్స్ మె ఆయన ఎప్పుడైతే డిస్టెన్స్ మెయింటెయి‌న్ చేశాడో! ఆ డిస్టెన్స్ మెయింటెయిన్ చేసిన 6 మంత్స్ 8 మంత్స్‌లో నాకు రియలైజేషన్స్ వచ్చాయి. అంటే నేను ఎంత తన ప్రేమని తీసుకున్న. తెలియకుండానే ప్రేమను తీసుకున్నా. తెలియకుండానే నేనూ ఆహ్, నా కన్‌స‌న్స్ నాయన్ని ప్రాబ్లమ్స్ చెప్పుకోని నేను ఆ అబ్బాయిది ఆ అబ్బాయికి దెగ్గిరయి ఆ అబ్బాయికి ఒక హోప్ ఇచ్చి నేను ఇప్పుడు ఇట్ల చేయడం ఏంటి అని చెప్పి పశ్చాత్తాపానికి గురయ్యాను అనమాట నేను.
అడిగేశారు మీరే అయితే. ఆ! అవునవును. నిజం. నిజం. అవును. హ్మ్. హ్మ్. హుహు. అవును. ఓకే. నిజమే. హుహు. నిజమండి. 4 ఇయర్స్ ఇంకా హ్మ్. హ్మ్. అవును. చాలా ఉంటుందండి. నిజ అంటే మీకు తెలీదు అప్పుడు. అసలు తెలిసినా ఫస్టే చెప్పేవాళ్ళేమో అనీ నిజంగా రిగ్రెట్ అయ్యి ఉంటారు. నిజంగా అసలు అలాంటి రిగ్రెట్.
చాలా. అప్పుడు తెలీదు. ఆ! హ్మ్. అంతే గదా అండీ. ఆ! ఆ! ఇప్పుడు తెలియని తప్పండి. ఆ రోజుల్లో నాకు తెలియని వయసు. నేను అలా చేశాను. ఆహ్, అంటే ప్రేమ ఇవ్వగలిగితేనే తీసుకోవాలి. అనేది రియలైజేషన్ నాకు తెలీదు ఆ టైమ్‌లో. అప్పుడు నేను మళ్ళీ ఏంటంటే ఒక కాస్త టైమ్ తీసుకోని ఆ! మళ్ళీ క కాస్త టైమ్ తీసుకొని తన బర్త్‌డే‌కి ఒక లెటర్ రాశాను. అంటే నాకు గుత్ గుర్తున్న సిట్యుయేషన్స్ సినారియోస్ అన్నీ రాసి <sniffs> ఇ ఇక్కడ నేను ఇలా చెయ్యకుండా ఉండాల్సింది. ఇక్కడ నేను ఇలా ఉండాల్సింది. ఇక్కడ నేను ఉండ్ ఇలా ఉండసలు అప్పట్లో నాకు తెలీదు. ఐ‌మ్ సో సారీ అని చెప్తూ, కొంచెం లెటర్ రాసి ఆ అబ్బాయికి నేను పర్సనల్లీ కలిసి ఇచ్చాను. కానీ ఇక్కడ చూడండి. ఇక్కడ ఏంటంటే నేను పశ్చాత్తాపంలో ఉన్నా. ఓకే. ఆ పశ్చాత్తాపాన్ని నేను ఎవరికి చూపిచ్చుకోగలను? ఎవరి వల్ల అయితే అయిందో వాళ్ళకే చెప్పుకోగలను. అందుకని ఆ అబ్బాయికే లెటర్ రాశా. కానీ ఆ అబ్బాయికి నేను చెప్పేది ఆ టైమ్‌లో ఆహ్, అర్థం అవ్వలేదు. ఎందుకంటే ఆ అబ్బాయికి రావాల్సిన సారీ గానీ ఏదైనా గానీ ఇమ్మీడియేట్‌గా రాలా. ఓకే. నేను ఆ రోజు ఎప్పుడైతే నా జాబ్ వచ్చిన తరువాత 2021లో నేను ఆ అబ్బాయితో మాట్లాడానో నొ ఆ రోజే నేను ఇవన్నీ చెప్పుకుంటే ఆ అబ్బాయికి వేరు ఉండేది. ఆరోజు చెప్పకుండా 1 ఇయర్ 1 ఇయర్ గ్యాప్ ఇచ్చి నేను ఐ‌మ్ సో సారీ అని చెప్పి లెటర్ రాస్తే వాళ్ళకు ఉపయోగం ఉండదు. అంటే నేనేం ఎందుకు మల్ ఇ ఇ ఇ ఇది ఎగ్జాంపుల్స్ ఇస్తున్నానంటే! పశ్చాత్తాపం గురైనప్పుడు కొన్ని సార్లు ఏంటంటే వ మనము సారీ చెప్పటం లేట్ అయిపోతాం.
అవును. హ్మ్. కలిశారా అండి మళ్ళీ? హ్మ్. హ్మ్. హ్మ్. అవును. అవును. అవును. నిజం. హ్మ్. హ్మ్. అవును. కానీ అయ్యో! హ్మ్. నిజమండి. కొన్ని సార్లు
చెప్ క్షమాపణ అడగడం లేట్ అయిపోతాం.

నిజమండి, అవును మీరు చెప్పినట్టు. ఇంకా ఏంటంటే, మరి మీరు ఆహ్, ఇంత చెప్పారు కదా! కొంచెం ఆలస్యమైందని ఎలా తీసుకున్నారండి. వారు తీ తీసుకోవడం కూడా మీరు చెప్పిన సారీని.
తాను క్షమించగలిగితే హుహు. సీ ఆహ్, వ తను ఏంటంటే ఆహ్, 100% నన్ను ఎప్పుడో క్షమించేసారండి. ఆయనకి నా మీద గ్రజ్ ఏం లేదు, రివెంజ్ లేదు, ఎందుకు ప్రేమించాడు కాబట్టి. కానీ, ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే నాకు ఉంటది కదా! నాకు టైమ్ పడతది నేను చెప్తున్నాను కదా! రెండ్ ఇరవై ఇరవై రెండులో, నేను తన్ తనకి లెటర్ రాసాను. ఓకే. ఇరవై ఇరవై రెండు, ఇరవై ఇరవై మూడు, ఇరవై ఇరవై నాలుగు, ఇరవై ఇరవై నాలుగు వరకు కూడా 2 సంవత్సరాలు, నేను గిల్ట్‌లోనే ఉన్నా, ఉన్నది చెప్పేస్తున్నా మీకు. అంటే ఎప్పుడెప్పుడో గుర్తోస్తా ఉంటాయి కొన్ని.
హ్మ్. కాని నిజం మీరు గిల్టీ ఫీలయ్యారు ఇంక. అవును. హుహు. ఇంత అవునవును నిజంగా. ఒంటరిగా ఉన్నప్పుడు నిజ
ఎందుకంటే, ఒక చెడ్డ మనిషి వల్ ఒక ఒక చెడ్డ మనిషికి, మనం ఇంత ఆలోచించమండి. మంచి మనసు ఉన్నోళ్ళని ఇబ్బంది పెట్టినప్పుడు, ఎవ్వరైనా ఏదో ఒక టైమ్‌లో గోత్రు అవ్వాల్సిందే. పశ్చాత్తాపం అనేది.
కచ్చితంగా అండి. అసల ఇంకా మీకు తెలియకుండా చేస్తే, ఇంకా రిగ్రెట్ అయితారు అని చెప్పి, అప్పుడు రియలైజైతే బాగుండు కదా! నేను అన్నట్టు మీరు అనుకుంటారు ఖచ్చితంగా అలా. అవును.
ఒకసారి అదే. అనేదే అనిపిస్తది. 100% అనిపిస్తది. కానీ, మనం ఏం చేస్తామండి, అప్పట్లో తెలిసి చేసింది కాదు కదా! తెలిసి చేసిన వాళ్ళు ఎప్పుడు పశ్చాత్తాపాలు పడరండి.
అవును. నిజం అండి అసలు. ఇలాంటివి మీరు చెప్తుంటే నాకు కూడా గుర్తొస్తున్నాయి అన్నమాట. నేను ఏమి చేశాను? నేను ఇలా ఉన్నాను. మీరు చెప్తుంటే. నిజంగా.
హుహుహు. <giggles> ఉంటూనే ఉంటది. లైఫ్ అంటే, లైఫ్ కొన్నిస్తా ఉంటది. మనం తీసుకుంటా ఉండాలి. అర్థం చేసుకుంటూ ఉండాలి.
అవునండి. చాలా అసలు. ఎ చాలా బాగా చెప్పారండి. అంటే మీరు ఎంత రిగ్రెటయ్యారు దాన్ని తీసుకొని అంటే, మీకు తెలీదు ఫస్ట్ ఇలా ఉంటుంది, ఇలా చేస్తున్నారు అని. కానీ, దాని తర్వాత రియలైజయ్యి, మరి రిగ్రెటయ్యి మళ్ళీ, మీరు సరే సారీ చెప్పారు, ఒక ఇయర్ తర్వాత. కానీ, అది చెప్పారండి <giggles> అది గుర్తుపెట్టుకోండి మీరు. చెప్పారు. కొంతమందికి ఇగో ఉండి నేను ఎందుకు చెప్పాలి! అతను ప్రేమించాడు. నేను చెప్పను అన్నట్టు కూడా ఉంటారు, ఖచ్చితంగా. కానీ, మీరు వెళ్లి సారీ చెప్పి, ఇలాంటివి చెప్పినందుకు అసలు మీరు గ్రేటండి. అసల రెస్పెక్ట్ ఇవ్వాలి మీకు. చాలా బాగా మాట్లాడారు. మీ ఎక్స్‌పీరియన్స్ షేర్ చేసుకున్నందుకు చాలా ధన్యవాదాలండి.
హ్మ్. హ్మ్. హ్మ్. హుహు. హ్మ్. హ్మ్. <giggles> <giggles> థాంక్‌యూ. తప్పకుండా, మళ్ళీ మాట్లాడదాం అండి. ధన్యవాదాలు.

ఓహ్! ఓకే. ఓకే. మీరెలాగ <giggles> అంటే, మీరెలా చూసేవారు మరి తనని?
ఫస్ట్ ఇయర్ ఎండ్ ఫ్రెండే, అబ్సొల్యూట్‌లీ ఫ్రెండ్ అస్సలు ఆహ్, వేరేది యాంగిలే లేదు దాన్లో. ఆహ్, ఒక మంచి ఫ్రెండ్ నా అట్లా. సో, ఏంటంటే నేను ఆహ్, బీటె ఆహ్, బీటెక్ కంటే ముందు ఏదైతే శ్రీ చైతన్య‌లో ఇక్కడ చేశాను హైదరాబాద్‌లో, ఆహ్, దాని వల్లేంటంటే ఆ చదువుకి, ఆ ప్రెజర్‌కి చాలా, నేను డిప్రెషన్‌లోకెళ్ళిపోయా.
ఇంకా ఫ్రెండ్‌గా హ్మ్. నో. హ్మ్. అవునండి. నిజంగా, ఇంకా శ్రీ చైతన్య అంటే చెప్పుకోవచ్చు. <chuckles>
ఆ! ఆ! ఫుల్లు డిప్రెషన్‌లోకెళ్ళిపోయి చాలా ఇబ్బంది పడుతున్న టైము, అంటే ఇంక నేను పేరెంట్స్‌కి గూడా చెప్పుకోను పేరెంట్స్‌కి గూడా అర్థం గాదు. డిప్రెషనంటే ఏంటి? మా వాళ్ళకి, అంత మంచి ఎడ్యుకేషనేం లేదు. సో, పాపం వాళ్ళకేం తెలీదు. సో, ఏంటంటే నేనదే అదే బ్రోకెన్ హార్ట్, బ్రోకెన్ క్యారెక్టర్‌తో నేను బీటెక్‌లో జాయినయ్యా. సో, ఇప్పుడు ఈ అబ్బాయేంటంటే, ఒక టైప్ ఆఫ్ కంఫర్ట్ జోన్ నాకు. ఆహ్, ఒక తెలియని సేఫ్టీ ఇస్తాడు. ఒక హోమ్‌లీ ఫీలింగొస్ నాకు తెలియకుండానే
అవును. అవును. అవును. నిజమే. అవును. హ్మ్. అవునండి. ఏంటంటే, చాలా <chuckles> వరకిలా ఉన్నప్పుడు వస్తుందలానే నిజంగా.
అలానే. ఆ! సో, నాకు తెల్వకుండానే నేనేం జేశానంటే, ఆ అబ్బాయిచ్చే కేర్ గాని, ఆ ఆ అబ్బాయిచ్చే కన్సర్న్, ఆ యబ్బాయి చూపిచ్చే ఆం ప్రేమ నాకు తెలియకుండా నేను తీసేసుకున్నా.
హ్మ్. ఓహ్! అంటే మీకు తెలీదు. అప్పుడు మీరు కూడా చాలా మంచి ఫ్రెండనుకున్నారు. తనేమో ఇంకా
ఎందుకంటే ఆ టైంలో నాకవసరమైయి అనుకుని నేను, వేరేలాగనుకుని అలా జేస్తున్నాడు. బట్ నేనేంటంటే, నాకు తెలియదసల అంతంతాలోచన లేదు, ఆ రోజుల్లో నాకు. అంటే, ఇంతే ఈ అబ్బాయి నన్ను ప్రేమిస్తున్నాడు, ఈ అబ్బాయింత ప్రేమనిస్తున్నాడు, నేనిన్నేం ప్రేమనివ్వనప్పుడు తి ఎందుకు తీసుకున్నాననే ఆలోచన నాకా రోజుల్లో లేదు. సో, నేనేంటో
అవును. అవును. అవునవును. మీకు ఏంటంటే, అనుభవం కూడా లేదు కాబట్టి తెలీదు మీకు. <chuckles>
తెలీదు. సో, నేనేంటి ఆ అబ్బాయి కేరిస్తుంటే తీసుకుండే, ఏదన్నొక ప్రాబ్లమ్, ఇంట్లో ప్రాబ్లమయినా, ఏ ప్రాబ్లమయినా, భయమేసిన, ఏదేసినా ఫస్ట్ ఫోన్ కాల్ ఆ అబ్బాయికెళ్ళేది. అంత కంఫర్ట్ జోన్ క్రియేట్ జేశాడు. సో, ఆ అబ్బాయేవనుకుంటున్నాడు, మానస ఏదొచ్చినాతో చెప్పుకుంటుందీ! య హ్మ్. ఆహ్, అంత చేస్తుంది కాబట్టీ 100% తనకిప్పుడు చూ ఆహ్, చూడట్లేదు. ఎందుకంటే తను డిప్రెషన్‌లో ఉంది. బట్ కొన్ని సంవత్సరాలకైనా, కొంత టైంకైనా నన్ను 100% ప్రేమిస్తదననుకున్నాడు.
హ్మ్. నీతో. అవును. ఖచ్చితంగా. అవుననుకున్నా, చాలా హోప్స్ పెట్టుకున్నారన్నమాట, మీకు తెలియకుండానే. అవును.
పెట్టుకున్నాడు. ఇంకట్లనే మనకేంటంటే కోవిడొచ్చింది. కోవిడ్‌లో మా గ్రాడ్యుయేషను. 2020 <sniffs> ఎవరి ఇంట్లో ఎవరింట్లో <giggles> ఆళ్ళుంన్నాం. దాని తరువాతేంటంటే, అప్పటికీ బానే ఫ్రెండ్స్ గానే ఉన్నాం. నాకప్పడికి గూడా ఏమీ రియలైజేషన్స్ ఏవి రాలా. తరవాత 2021 జానివరిలో నేనుద్యోగం జాయినయ్యాననమాట. ఉద్యోగం జాయినయిన తరువాతేంటంటే, ఎప్పుడైతే నేను సంపాదించడం మొదలుపెట్టానో, నా మైండ్‌సెట్‌లో షిఫ్టయింది. అంటే, ఎట్లా అంటే, నేనప్పుడు, అప్పడి వరకు కొంచెము ఆహ్, బ్రేక్‌లో ఉన్న నేను, అంటే, కొంచెం బ్రేకయ్యి ఇబ్బందుల్లో ఉన్న నేను, సంపాదించడం మొదలుపెట్టిన దెగ్గరనుంచేంటంటే, ఎంతో కొంత ఆం ఎంతో కొంత ఫ్రీడము ఆహ్, ఫ్రీడమ్ అండ్ ఆహ్, ఆ డిప్రెషన్ నుంచి బయటకొచ్చాన్నేను.
అయ్యో ఆ! <chuckles> హ్మ్. ఓకే. ఓకే. ఆ! హ్మ్. హ్మ్. హ్మ్. అవును. ఎలా అంటే ఓహ్! ఓకే.